24 గంటలుండదా? లేపోతే ఏమన్నా ఆ!
లేదు. ఇరవై నాలుగు గంటలుంటుంది. ఫస్ట్ మనకి మీకు మాకు 4½ అవర్స్ కదా డిఫరెన్స్ ఆ టైమ్‌లై‌న్ ఏదో మారుతుంది. ఏదో జరుగుతుంది మరి మార్పు దాని తర్వాతేమవుతుందంటే, 5½ అవర్స్ డిఫరెన్సొస్తుందనమాట.
ఓకే. అవును. <giggles> ఓకే. ఆహా! అంటే మళ్ళీ ఇంకో గంట పెరిగిద్ది. ఇంకో గంట ముందుకెళ్ళిపోతారు మీరు.
ఆ! గంట టైమ్ ఆ! డిఫరెన్సలా ముందుకెళ్ళిపోతాము. అలాంటప్పుడేం చేసేదాన్ని పొద్దున్నే నాకు వంట పనంతా అయిపోయినప్పుడు, నేను తినేటప్పుడు మా అమ్మ వాళ్ళు లెగిచేవాళ్ళనమాట. అలాంటప్పుడు ఇంక కుదిరినప్పుడు వీడియో కాల్ చేసుకోడము. లేదంటే, వాయిస్ మెసేజ్‌లు బెట్టుకోవడము, ఎక్కడికెళ్తే అక్కడ ఫోటోసు. ఇప్పుడు సోషల్ మీడియా గానీ
ఓకే. అదేలేండి. అంటే మీరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే, చదువు నిమిత్తం వెళ్లారా? లేపోతే ఆహ్, మ్యారేజయిపోయిన తర్వాత అన్నారు కదా! ఆ! ఇంక అంటే సెటిలు ఆహ్, హస్బాండ్‌తో పాటు ఇంకెళ్ళిపోయారా?
పెళ్ళి చేసుకొనే <giggles> వెళ్ళారు. హ్మ్. అవునవును. మా వారక్కడ మాస్టర్స్ చేసారు. ఇంక నేను నెక్స్ట్ పెళ్ళి చేసుకొనెళ్ళిపోయా.
ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళి మీరు కూడా ఏమన్నా చదువుకున్నారా? లేపోతే, ఇంటి దగ్గర అంటే హౌస్ వైఫ్ లాగానా?
లేదండి. ఏం చదువుకోలేదు. ఇంట్లోనే అక్కడసలు ఏంటి అంటే నేను ఊహించిందొకటి. అక్కడ విదేశమనగానే ఆహ్, చాలా ఇదిగా ఊహించేసుకొనంటే మొత్తం ఒకలా ఉంటుందనుకున్నా. లైక్ ఎలాగంటే అక్కడ ప్రతి ఒక్కరితో అంటే బానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనతో మాట్లాడతారు. చెప్పాలంటే, అక్కడ వాళ్ళ కంట్రీ వాళ్ళుంటారు గదా! వాళ్ళు మనతో ఎంత చక్కగా మాట్లాడుతారో కనిపించగానే గుడ్ మార్నింగ్ చెప్తారు. అంత బా మాట్లాడతారు. ఎక్కడుంటారు, మీ హౌసెక్కడ. బాగా. కానీ, మన ఇండియన్సుంటారు చూడండి అక్కడికెళ్ళినాకస్సలు మాట్లాడరు. అదేంటో నాకు అర్థం గాదు. <giggles> నాకేమో
ఆ! అంటే ఎలానుకున్నారు మీరు? హ్మ్. ఓకే. అవునండి. అంటే బా పలకరిస్తూ ఉంటారా మిమ్మల్ని? హుహు. అవును. అదేంటీ? అంటే నార్మల్‌గా ఇండియా వాళ్ళు వేరే ఏదైనా కంట్రీస్‌లో కనపడితే అంటే, మనం, మనం భరక్పురమంటారు చూసారా అలా మాట్లాడుకుంటారనుకుంటా కదా?
ఆ! అస్సల్లేదు. మనకి య నాకనిపిస్తుంది నిజంగా డేసీ ఇండియన్ మైండ్సెట్ ఎలా ఉంటుందంటే, మనతో పాటు ఇంకొకలు పోటీకొచ్చేసారు రా బాబోయ్! వీళ్ళతో మాట్లాడితే మళ్ళి కనెక్షన్ పెరిగిపోతాయేమో ఇక్కడ గూడా అసలు దూరంగా ఉండాలి అనేలాగా అక్కడేంటి అంటే తెలుగు క్లబని ఒకటుంటుంది. ప్రతి సండే గానీ, లేపోతే ప్రతి సాటర్‌డే గానీ, ఒక వీకెండ్ అలా కలవచ్చు. అంటే మనకొక పార్కుంటుంది.
హుహు. ఆ! <chuckles> ఓకే. ఓకే అండి. అంటే ఆహ్, దాని పర్పసేంటి అసలెందుకు పెట్టారది?
ఇండియన్స్ ప్రతి ఇండియన్ ఎక్కడి నుంచెక్కడికొచ్చారో, ఒకవేళ మనకి తెలీని వాళ్ళు ఇప్పుడు కొత్తగా వెళ్ళాం మేము. మనకేం తెలీదనుకోండి అంటే గ్రోసరీసెక్కడుంటాయి, పార్కెక్కడుంటుంది, థియేటర్సెక్కడుంటాయి అలా కమ్యూనికేట్ చేసుకుంటానికి తెలుగు వాళ్ళకి ఒక క్లబ్బనమాట.
అవును.